అవునండి. తర్వాత మళ్లీ ఒక 2 ఇయర్స్ తర్వాత తలకోనండి. ఇది చిత్తూరు జిల్లా, తిరుపతికొక ఇది కూడా చిత్తూరేనే. తలకోన అనే ఒకటో వాటర్ ఫాల్స్ ఉన్నాయండి. అది కొంచెం అడవిలోనే ఉంటాది. ఎక్కువ జనం వస్తారండి. దీనికి వెళ్లడానికి కూడా మనకి, ఇప్పుడు ముందు వెళ్లిన దానికి 4 కిలోమీటర్లు నడిసి వెళ్లాలి. ఇదైతే కారులు, బస్సులు అన్నీ వెళ్తా ఉంటాయండి దగ్గర వరకు. అయితే ఇక్కడ
ఇది గూడ చిత్తూరేనా? ఓకే. ఓహ్! అంటే దూరం, ఊర్లో నుంచి లోపలికుండిద్ది ఎక్కువ?
ఆ! అవునండి, అవును. మనం చూడొచ్చండి. అయితే ఇక్కడ
మీకు ఇక్కడుందని ఎవరు చెప్పారసల? అంటే ఈ చిత్తూరు జిల్లాలో ఇన్ని రకాల జలపాతాలున్నాయని మీకు ఎలా తెలిసిందండి?
అన్ అంటే అంటే ఇది నాకెలా తెలిసిందంటేండి, మనకి అందరూ వెళ్తా ఉంటారు. మనకి ఇప్పుడంతా గూగుల్ తల్లంటారు కదండీ! గూగుల్‌లో సెర్చ్ చేసుకుంటే మన చుట్టూ ఏమేమున్నాయో అన్నీ చెప్పేస్తదండి. యెళ్లినోళ్లందరూ ఆ! అలా చూసి మేము ప్లాన్ జేసుకున్నామండి. ఇక్కడికెళ్లిన తర్వాత ఇక్కడ కూడా అయితే ఇక్కడే హెచ్చరికలు అలాంటియేమి లేవండి. వెళ్లి డైరెక్ట్‌రుగను మనం జలపాతాల దగ్గర మనం స్నానం చేయొచ్చు. ఇలా చేసుకుంటే
<chuckles> నిజమే, నిజమే. ఒకేల ఎక్కడా ఉండవా?
ఏంటండి?